అయితే, టెక్నాలజీ పెరగడంతో విపరీతంగా ఇప్పుడు, మళ్ళీ ఇంక కొత్త టెక్నాలజీ అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. నిజంగా, ఈ ఆన్‌లైన్ పేమెంట్సో ఎలా అంటే సమాజ సమాజము, ఈ కరోనా తర్వాత, కరోనా కంటే ముందు, కరోనా తర్వాత అన్నట్లు మారిపోయిందండి నిజంగా. ఎప్పుడైతే, ఈ డిజిటల్ పేమెంట్స్ అనేటివి ఈ మన భారతదేశంలో ఇంట్రొడ్యూస్ అయ్యాయో, అంటే ఒక 4, 5 సంవత్సరాలు ఆహ్, తర్వాత అని అనుకోండి. మొత్తం కంప్లీట్‌గా ఈ 5 సంవత్సరాల్లో, ఈ పేమెంట్ సిస్టమే మారిపోయిందండి.
అవునండి. హ్మ్. నిజమే అండి. హ్మ్. హ్మ్. నిజం. నిజం అండి. చాలా.
అయితే, ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నాం. అయితే, సేఫ్టీ కూడా చాలా, చాలా ముఖ్యం ఆహ్, అయిపోయింది నిజంగా. ఎందుకంటే, చాలామంది డబ్బులు ఇప్పుడు ఆన్‌లైన్ చేస్ చేయడంతో, ఓటీపీ లని, అవి, ఇవి చాలా సెక్యూరిటీ విషయాలు చాలా అయిపోయినాయి. నిజంగా, ఈ ఆన్‌లైన్ పేమెంట్స్ సేఫ్‌గా చేయాలి అనుకుంటే, మీరు ఎలాంటి ఆహ్, అంటే పద్ధతులు పాటిస్తారు?
హ్మ్. ముఖ్యం. నిజం. హ్మ్. అవునండి. హుహు. ఖచ్చితంగా అండి. మీరన్నట్టు ఈ రోజుల్లో ఆఖరికి, రూ. 10 రూపాయలు కూడా మనము, అదేంటి ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉన్నాము. ఎందుకు అసలు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, డబ్బులున్నా పేదోళ్ళేమో అన్న ఫీలింగ్ వస్తుందనమాట. నిజంగా సో, ఇట్లాంటప్పుడు ఏంటి అంటే కాదండి ఇప్పుడు మనం ఒక షాప్‌కెళ్ళాము, ఒక 20 కొన్నాము, తర్వాత ఇంకొక, 5 ఏదన్నా గుర్తొచ్చిందనుకోండి, రూ. 5 కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి మనకి మరి. హ్మ్.
అవును. ఇప్పుడు అవునండి. <chuckles> నిజమే అండి. నిజం. నిజం. అవును. అవునవును. 2 రూపాయలైన, ఒక్క రూపాయైన చేయాల్సిందే.
అదే కదా. సో, అందుకనే కొంచెం, నిజంగానే సేఫ్‌ గానే ఉండాలి. ఇదివరకు రోజుల్లో అంటే, మనకి అంత అవగాహన లేదు. అది కాక జనాలకి ఏంటి అంటే, ఎలా ఈ ఆన్లైన్ పేమెంట్స్‌ని మనం ఎలా హ్యాక్ చేయాలని కానివ్వండి, వేరే వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా కొట్టేయాలన్న, ఆలోచనలు లేవు.
లేదు. ఆ! నిజం. నిజమండి. అవునండి. నిజంగా. అప్పట్లో ఇంత లేదు కూడా ఇంత అవగాహన కూడా లేదు.
హ్మ్. లేదు. హ్మ్. సో, ఇప్
అవగాహన అంటే, ఇంత్ ఇన్ని తెలివితేటలు లేవు. నిజంగా చెప్పాలంటే. <chuckles> అవును.
లేవు. అవును. ఏంటి అంటే, పేమెంట్ చేసామా అంటే చేశాము, వచ్చామా అంటే వచ్చామా అన్నట్లే ఉండేది. కానీ, ఈ రోజుల్లో ఏంటి అంటే, ఆఖరికి మనం బయట ఏదన్నా క్యూఆర్ స్కామ్స్ కోడ్ చేసి, స్క్యాన్ చేసి హ్మ్. పేమెంట్ చేయాలన్నా భయమేస్తుందండి. మనం బయటికెళ్ళినప్పుడు, ఒక్కొక్కసారి మనకి షాపుల దగ్గర వాటిల్లో, మనకి నెట్ లేక వెళ్ళిపోతూ ఉంటాము. అట్లాంటప్పుడు ఏంటి అంటే, మనం పబ్లిక్ వైఫై వాడాల్సి వస్తూ ఉంటుంది. <smacks lips> అంటే ఆ! అదే, "అన్నా, కొంచెం నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయిందన్నా, నువ్వు నెట్ ఆన్ చేయవా మేము హాట్స్పాట్ ఆన్ చేసుకొని పేమెంట్ చేస్తామని" చెప్తూ ఉంటాం. అంటే, మనకు మన జేబులో, రూ. 100 కూడా ఉండవనమాట. ఆ టైం
అమ్మో! చాలా జాగ్రత్త ఉండాలండి నిజంగా. నిజమండి. అవును. అవునా! అమ్మో! అస్సలు వాడొద్దండి. పబ్లిక్ వైఫై అసలు వాడొద్దు. ఆ! ఆహ్, అలాంటి ఆ! నిజంగా అండి. కొన్ని, కొన్ని సార్లు ఫిజికల్‌గా డబ్బులు లేకపోవడంతో, ఆహ్, ఇట్లా ఇంటర్నెట్ సమస్యలు ఉండడంతో, ఏదో ఒకటి దారి వెతుక్కుంటాం. అలాంటి టైమ్ లోనే స్కామర్స్‌కి మంచి అవకాశం.
హ్మ్. అవును. చేయాల్సివస్తు హ్మ్. అవకాశము, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ పబ్లిక్ వైఫై వాడినప్పుడు, ఎక్కడ వాడారు ఎవడు ఎవరు వాడారు, ఏం వాడారు అనేది కూడా ఈజీగా చాలామందికి తెలిసిపోతూ ఉంటుందండి. సో, ఏంటి అంటే, నా వరకు అయితే, మనం అట్లీస్ట్టు కొంతమంది ఈ ప ఆహ్, ఫోనులు పౌచ్‌ లోనే డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు, ఒక్క వరకు అది మంచిదే. ఎందుకు అంటే, ఇలా మనం ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే, ఈ ఆన్లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ పేమెంట్ చేస్తే అయిపోతుంది అక్కడ. హ్మ్.
నిజం. అవునండి. అయిపోతుంది. అయితే, మీరు మొట్టమొదటిసారిగా జీవితంలో, ఆన్‌లైన్ పేమెంట్ ఆహ్, ఎప్పుడు మొదలుపెట్టారు? మొదలుపెట్టాక, కొన్ని రోజులు వాడిన తర్వాత, దీన్ని సేఫ్‌గా ఉంచుకోవాలి, లె చాలా ప్రమాదకరమ అని, ఎలాంటి ఆహ్, అంటే పద్ధతులు పాటించారు? మీ ఆన్లైన్ పేమెంట్స్ ఇప్పుడు చాలా వాడుతుంటారు కదండి, రకరకాల యాప్సు చెప్పండి దాని గురించి?
హ్మ్. అవునండి. అవును. నేనైతే, నా నేను ఫోన్ తీసుకుందైతే నా బీటెక్ అయిపోయిన తర్వాత అండి. అప్పటి వరకు నో ఫోన్ అనమాట. ఇంట్లో రిస్ట్రిక్టెడ్ బాగా. సో, ఫోన్ విషయానికి వస్తే. తర్వాత ఏంటి అంటే, నా మొదటి జాబు నేను ఎప్పుడైతే చేశానో, నాకు అప్పుడు నేను ఈ పేమెంట్లు వాడడం మొదలేశాను. అది కూడా ఏంటి అంటే, మనకు అప్పుడు ఈ గూగుల్ పే ఎక్కువ వాడేవాళ్ళండి ఫోన్ పే కూడా లేదు. మీరు చూస్తే హ్మ్. హ్మ్. గూగుల్ పే ఎక్కువ ఉండేది. సో, ఏంటి అంటే దాంట్లో ఆహ్, మనకి తెలిసేది అంత్ అది కూడా, ఇంత కట్టుదిడ్డంగా ఉండేది కాదండి, గూగుల్ పే. ఆ! స్కానర్స్ కూడా లేవు. మనకు అప్పట్లో ఏంటంటే, క్యాషే ఎక్కడికక్కడ క్యాష్ రూ. 10, రూ. 1,000 క్యాషు. ఈ పెద్ద, పెద్ద షాపులు ఉంటాయి చూడండి, ఇది షాపింగ్ మాల్స్ కానివ్వండి, డీమార్ట్‌లు వీటిలో మాత్రమే, మనం ఆన్లైన్ పేమెంట్స్ చేసేవాళ్ళం అప్పట్లో. మిగిలిన ఈ చిన్న, చిన్నవి పానిపూరి బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి వీటిలో అసలు మనం చేసేవాళ్ళం కాదు. ఈ రోజుల్లో ఏంటి అంటే, ఈ క్యాష్ పెట్టుకోక, ఇలా ఎక్కువైపోతూ ఉన్నాయి. నిజంగా నాకు అప్పటికి, ఇప్పటికి మీరు అడిగినట్టు అప్పటి పేమెంట్‌లుకి, ఇప్పటి పేమెంట్‌లుకి చూస్తే, నిజంగా నాకూ, ని చాలా తేడా కనిపిస్తూ ఉంటుందండి. ఇదివరకి, మనం ఏటీఎంలు దగ్గర నుంచొని మరి క్యాష్ తీసుకొని
అవును. అవునవును. అవునవును. గూగుల్ పే ఎక్కువ ఉండేది. అవును. ఉండేది కాదు. నిజంగా. అవునండి. అవును. అప్పట్లో ఇంత లేవు. స్కానర్స్ అనేటి లేవు. అవునండి. నిజమండి. అవును. అవునండి. అవునండి. అవును. నించొని పెద్ద క్యూలు ఉండేటివండి. అసలు ఇప్పుడు, ఏటీఎమే పని చేయట్లేదు.
ఆ! అదే పెట్టుకొని క్యాష్ పెట్టుకునేవాళ్ళము. ఆ రిసిప్ట్ ఎక్కడన్నా పడేస్తే, ఎవడన్నా ఏదన్నా చేస్తాడేమోనని దాన్ని కూడా చింపటమా, లేకపోతే ఇంటికెళ్ళాక పడేయటమా ఇట్లాంటివి
ఆ! మీరు చెప్తుంటే, నాకు కొత్త అయ్ ఆహ్, ఎలాంటి ఆలోచన వస్తుందంటే, ఇప్పుడు ఫ్యూచర్‌లో కూడా మన మొబైల్స్ ఎలా రూపొందుతాయి అంటే, మనం ఆన్ ఏటీఎంకెళ్ళాల్సిన అవసరం లేదు. మొబైల్ ఉంటే క్యాష్ తీసుకోవచ్చేమో!
హ్మ్. ఆ! ఓకే. మే బీ చేస్తారేమో అండి. నిజంగా, నేను ఈ మధ్య ఒక రీల్ చూశాను మీరు చెప్పినట్లే, ఆహ్, అదేంటి అంటే ఏటీ యాక్చువల్‌గా మనం ఏటీఎంలో క్యాష్ తీయాలంటే, మనకి ఏటీఎం కావాలి కదా! వితౌట్ ఏటీఎంమ్ము, ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి, వితౌట్ ఏటీఎం క్యాష్ తీసేది కూడా వచ్చిందండి. నేను రీల్లు చూసాను. ఏంటి అంటే, అక్కడికెళ్లి ఫోన్ పే ఆప్షన్ ఉంటుందంట, ఆ ఫోన్ ఆప్షన్ చూపిస్తే స్కాన్ అడుగుతుందంట, మనం ఫోన్ స్కాన్ చేసేసాం అనుకోండి క్యాష్ అమౌంట్ ఎంటర్ చేస్తే, మన ఏటీఎంలో నుంచి క్యాషోచ్చేస్తుందంట. హ్మ్.
<laughs> అవునండి. అవును. ఆ! అవునండి. అవును. నిజం. సం నిజమండి. అయితే, మీరు ఎప్పుడు ఆహ్, ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా అనుకున్నటువంటి, అంటే అన్‌సేఫ్‌గా చేయడము, వేరే అకౌంట్లో పడిపోవడము చాలా ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడన్నా ఆహ్, మీకు ఎదురయ్యా? మీకు కాకపోతే ఒకళ్ళు మీకు జరగకపోయినా, మీ ఇంట్లో వాళ్ళకి, మీ స్నేహితులకి ఎవరికైనా?
ఖచ్చితంగా! ఒక్కొక్కసారి మనం ఫోన్ నెంబర్లవి తప్పుకొడుతూ ఉంటాం కదండీ! మా స్నేహితుల్లోనే, అలా ఒకళ్ళకి జరిగిందనమాట. నెంబర్ తప్పుకొట్టేసి, ఏదేదో చేసేసి, ఆ డబ్బులు వెళ్ళిపోయినయి కానీ, డబ్బులు వెనక్కి రాలేదు. మేమైతే ఇంక, తర్వాత పడిన తంటాలు అంతా, ఇంతా కాదండి. ఎందుకంటే, డబ్బు వచ్చినోడు ఫోను ఎత్తడు. వాడు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా, వాడికి లేదు. <chuckles> ఎందుకంటే హ్మ్. వాడెవడో మనకు తెలీదు. మనం ఎవడో వాడికి తెలీదు. వాడి సంబరం ఏంటి, వాడి అకౌంట్‌కి రూ. 1000 రూపాయలు వచ్చినా, వచ్చినట్టే కదా! సో, ఇట్లా అనుకున్నప్పుడు ఇంక్
రాలేదు. వాడికి లేదు. <laughs> నిజమే. అయితే, మీరు ఏళ్లి బ్యాంక్‌కి రి ఆహ్, రిపోర్ట్ చేయలేదా మరి, ఈ ప్రాబ్లమ్?
ఆ! రిప్ రిపోర్ట్ అంటే అండి, అప్పటికి మనకి ఈ ఇన్స్టా రీల్స్‌లో, వీటిల్లో చెప్తూ ఉన్నారు కదా! "మీవు ఒకవేళ అకౌంటు, వేరే అకౌంటు‌కొడితే ఈ నెంబర్‌కి ఫోన్ చేసి, మీరు కంప్లెయింట్ పెంట్టొచ్చు. ఆ అకౌంట్‌లో మీకు డబ్బులు ఎనక్కోచ్చేస్తే ఇలా చెప్తూ ఉన్నారు కదా! సో, మేము కూడా, మనం సోషల్ మీడియాను కొంచెం, ఇట్లా వాడుకుంటే బాగుంటుందండి. సో, ఇట్లాంటప్పుడు ఏంటంటే, మేము కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, ఇదే చేస్తే అప్పుడు మళ్ళీ ఆహ్, మనకి ఒక రోజులో మనకి, డబ్బులు ఎనక్కోచ్చేసినయి, అనమాట. సో, మనకి ఇట్లా, జరుగుతూ ఉంటే, ఈ ఆన్లైన్ పేమెంట్‌లో ఒక్కొక్కసారి ఏంటంటే, మనం వేరే వాళ్ళకి, పేమెంట్ చేసినప్పుడు మన బ్యాంకు త అమ్ అదే ఆహ్, ఇష్యూ ఉండో, అవతలోళ్ళ, బ్యాంక్ ఇష్యూ ఉండో ఒక
అవునండి. అవునండి. గం నిజమే. అవునండి. ఉన్నారు. అయితే, ఆహ్, ఇవి మీరు ఓటీపీవి విషయంలో ఎంత జాగ్రత్త ఆహ్, వహిస్తారండి?
చాలా జాగ్రత్త వహిస్తా అండి. నిజంగా. అది మన చేతుల్లో ఉండి, మన ఫోను మన దగ్గేర ఉండి, ఉంటేనే ఏదైనా సరే! ఓటీపీ నేనైతే వేరే వాళ్ళ ఫోన్‌లో ఎప్పుడూ నా బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఆహ్, లేదంటే వేరే యాప్స్ కానివ్వండి నా జీమెయిల్ కానివ్వండి, నేను ఓపెన్ చేయననమాట. ఎందుకు అంటే, మన జీమెయిల్ ఓపెన్ చేస్తే నా ఫ్ నా బ్యాంక్ అకౌంట్‌కి, నా జీమెయిల్ ఉంటుంది. వాళ్ళు నె హ్మ్. వాళ్ళు నెలనెలా మనకి అదేంటి, ఇది పె ట్రాన్సాక్షన్ పంపిస్తూ ఉంటారు. స్టేట్మెంట్ పంపిస్తూ ఉంటారు. లేదు అంటే, మనమే నేను ఏటీఎం‌లో డబ్బులు కూడ నేను క్యాష్ ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటా అండి. నాకు ఉదొక అలవాటు ఉంది. సో, క్యా ఆ! ఎప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి, నేను ఏటీఎం‌లో డబ్బులు తీసినా కానీ, నాకు మెయిల్ ఓస్తూ ఉంటుంది. సో, ఏంటి అంటే, మనం వేరే వాళ్ళ దగ్గర ఫోన్‌లో కానివ్వండి, ఎక్కడన్నా, గబుక్కున ఈ మెయిల్, లాగిన్ చేసి, మర్చిపోయామంటే, ఇంక మన డీ మన డీటెయిల్స్ అన్నీ ఇంక మనం వాళ్ళకి ఇచ్చేస్ అండి. ఆ! సో
అవును. ఆ! ఖచ్చితంగా! అండి. అవును. ఉండాల. అవును. అవునండి, నిజంగా. ఆ! ఇంక అంతే సంగతి. వాళ్ళకంత కాని చేస్తారు. నిజం అండి. అయితే, ముఖ్యంగా ఇప్పుడు ఇవి ఏతో ఇ ఇలాంటి విషయాలు చెప్పారో, ఇంట్లో పెద్దవాళ్ళు లేతే ఇంట్లో ఉండే అత్తమ్మలు, అమ్మ అంటే, తాతాలో, వీళ్ళకు, వీళ్ళని లక్ష్యాలుగా చే లక్ష్యంగా చేసుకొని, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయండి, ఈ మధ్య కాలం. అంటే, అంటే, రిటైర్ అయినటువంటి ఆఫీసర్సు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పెద్ద పేట్ల వ వ అంటే, పెద్దవాళ్ళు ఇ ఇలాన్ నిజంగా వీళ్ళని, మరి ఇలా ఇలా ఆన్లైన్ పెమెంట్స్, ఫ్రాడ్స్ టె కాపాడాలంటే వాళ్ళకి ఏ విధంగా? అవగాన కలిగించా
హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హుహు. ఖచ్చితంగా! చెప్పాలండి. నేనైతే ముందు ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఈ ఆన్లైన్ పేమెంట్‌లు, మనమే కాదండి! మన నాన్న వాళ్ళ, అమ్మ వాళ్ళు కూడా, చేసేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా, ఈ డబ్బులు చేతిలో పెట్టుకోవడం అనేది, మానేశారండి, నిజం చెప్పాలి అంటే. సో హ్మ్, ఇట్లా చెప్పినప్పుడు, వాళ్ళకి ముందుగానే, మనం బయటికి ఏళ్ళేటప్పుడు లేదేదనా పేమెంట్ చేయాలి అనుకుంటే, ముందే బ్యాలెన్స్ వేసి ఒకటుంచుకోవాలండి. లేదు అంటే, ఇళ్ళు వేరే వాళ్ళని, పబ్లిక్ వైఫై ఆన్ చేయమని అడగటం వీళ్ళకి హాట్ స్పాట్ ఆన్ చేయటం రాదు కదా! సో, ఎలా ఆన్ చేయాలని చెప్పి, వేరే వాళ్ళకి ఫోన్ ఇస్తే, వాళ్ళు దాన్ని ఏం చేస్తారో మనకి తెలీదు. ముందుగానే అసలు, వాళ్ళ ఫోన్‌లో బ్యాలెన్స్ ఉందా, లేదా? వాళ్ళది ఆహ్, డేటా ఆన్ చేసి ఉందా, లేదా? ఒకవేళ మీకు, ఒకవేళ డేటా రాకపోతే ఇట్లా ఆన్ చేసుకోండి. అని చెప్పి ముందుగానే, మనం వాళ్ళకి జాగ్రత్త చెప్తూ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి హ్మ్. ఇప్పుడు ఏదైతే పేమెంట్ ఉందో, దాంట్లోకి అంటే, మనకి ఏంటంటే, ఫోన్‌ పే ఓపెన్ అవ్వడానికి స్క్రీన్ లాక్ ఒకటి ఉంటుంది. లోపలికకెళ్ళాక పేమెంట్‌కి ఒక పాస్వర్డ్ ఉంటుంది కదా! సో, "నువ్వు ద ఫో నీకు ఇది ఓపెన్ చేయాలి అంటే, నీ ఫోన్‌ లాకే నొక్కాలి. లోపల పేమెంట్‌కి ఏళ్ళిన తర్వాత, ఈ నెంబర్ నొక్కాలి" ఈ మా నాన్న అయితే, నిజంగా మాకు కూడా, తెలీదండి! మా నాన్న పేమెంట్ నెంబరు.
అవును. చేసేస్తున్నారు నిజంగా అండి. అవును. నిజమండి. నిజం. వాస్ రాదు. అవును. నిజమండి. వాస్తవం. అవునండి. అవునండి. అవును. అవును. నిజమండి. <chuckles> నిజం, అంటే అలానే జాగ్రత్తలు తీసుకోవాలి.
హ్మ్. అంత జాగర్తన్నమాట. నేను చెప్పా ముందే. నువ్వసలు ఎవ్వరికీ చెప్పొద్దు నాన్న. నివ్వను నీవు అనుకున్నోళ్ళకి లేదు "అంటే, ఇప్పుడు మా నాన్న ఎవరికన్నా డబ్బులు కొట్టాలనుకోండి, తీసుకొచ్చి, "అమ్మ, డబ్బులు కొట్టమ్మా" <chuckles> అని చెప్పి ఫోన్‌పే ఇస్తారు.
అవును. అయితే ఎప్పుడైనా ఏదైనా ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తునప్పుడు, ఆన్‌లైన్ పేమెంట్‌కి ఏదైనా పొరపాటు అంటే జరిగినప్పుడు, వాళ్ళకే విధంగా, అంటే రిపోర్ట్ చేయడమో లేకపోతే, ఇలా జరిగిందొక చిన్న తప్పు. ఆ వేరే అకౌంట్‌లోకి పడిపోయాయి. లేకపోతే ఆ అమౌంట్ ఆహ్, నా అకౌంట్ నుంచి డా డెబ్ట్ అవ్వట్లేదు. వేరే వాళ్ళకు పంపిస్తుంటే వెళ్ళట్లేదు. ఇలాంటివి ఆ ప్లాట్‌ఫామ్‌తో ఏ రకంగా చర్యలు తీసుకుంటారండి? నిజంగా వాళ్ళకే విధంగా సంప్రది అవును.
హ్మ్. హ్మ్. ఎళ్ళట్లేదు. ఆ! నేనైతే ముందు బ్యాంక్ వాళ్ళకి ఫోన్ జేస్తా అండి. ఎందుకు అంటే మన ఏ ఫ్లాట్‌ఫామ్‌తో చేశాము అనేది పక్కన పెడితే, మనకి ఇష్యూ ఉండేది మెయిన్ బ్యాంక్ వాళ్ళతోనండి. ఈ ఆ! సో, ఎందుకు అంటే మనకొక్కొక్కసారీ పేమెంట్లు ప్రాసెసింగ్‌లో పడి ఆగిపోతూ ఉంటయీ. అయితే మీకు అయితే మీకొస్తే 24 గంటల్లో లేదంటే వాళ్ళకెళితే ఇరవై నాలుగు గంటల్లో అని చెప్పి, ఆ ప్రాసెసింగ్ దగ్గరే మె ఆహ్, మెసేజ్ ఉంటుంది. అది ఎటెళ్ళిందో అర్థం కాదు, ఇటు ఎళ్ళిందో అర్థం గాదు. పోనీ వంద రూపాయలు
అవును. బ్యాంక్ వాళ్ళతోనే నిజంగా అవునండి. అవును. ఆ! నిజం. <chuckles> నిజమండి. అవును. ఒకోకసారి 7 రోజుల వరకు వెయిట్ జేయ వెయిట్ చేస్తూ ఉండాలి.
ఆ! పోనీ వందో, రెండొందలో అయితే వదిలేయొచ్చండి. వేలల్లో కొడితే మనం ఖచ్చితంగా కంగారు పడతాం గదా! అదెటెళ్లిపోయిందో అర్థం కాదు. సో, అట్లాంటప్పుడు ఏంటి అంటే, ఒక గంట, 2 గంటలు వాళ్ళ మనం ఒకవేళ అండి వీళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినా కానీ, "మీకు ప్రోసెసింగ్ అని పడిందిగా మేడం, 24 గంటల్లో మీకు అప్‌డేట్ వచ్చిద్ది మేడం, ఎందుకు మేడం కంగారు పడతారు?" ఇంత చక్కగా నిదానంగా చెప్తారండి. <chuckles> కానీ ఆ! మనకి డబ్బులేసినోళ్ళకి మనకు తెలుస్తది ఎంత టెన్షన్ ఉండిద్ది. అదే కాక ఇంకొకటండి అవతల మనిషికి అర్జెంట్ ఉంటే పరిస్థితి ఏంటండి?
నిజం అండి, అవును. <chuckles> నిజ నిదానంగా చెప్తారు. అవునండి. అవును. <laughs> ఆ! ఈ ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు హాస్పిటల్‌లో చేసాము. డెబ్ట్ అవ్వలేదు. ఏదో హాస్పిటల్‌లో ఆపరేషన్ ఏదో సంబంధించి మన ఇంటి వాళ్ళని తీసుకుపోయాము. అప్పుడు చాలా ఇబ్బంది పరిస్థితులు అవుతుంది కదా! మరి.
హ్మ్. అదే కదా! అదే కదా! వీళ్లేమి ఆలోచించుకోరు. చాలా నిదానంగా చెప్తూ ఉండాలి. అలాంటి టైంలో చాలా కోపం వస్తదండి. ఎందుకు అంటే ఇక్కడ మనము చాలా బా ఆహ్, తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. లేదు మన ఫ్రెండే అడిగాడు "అరే, నేనిట్లా హాస్పటల్‌లో ఉన్నానురా. నాకు డబ్బులు పంపిచ్చరా" అంటే మనం పంపిస్తాము. అలాంటప్పుడు ఆగిపోతే, ఒకవేళ నిజంగా చెప్తున్నా ఆ టైమ్‌లో ఇట్లా ప్రోసెసింగ్ పడిందని చెప్పినా ఎవరు నమ్మరండి. అదే టైంలో మనకిది ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. సో, ఇట్లాంటప్పుడు ఏంటి అంటే కొంచెం మనం ముందుగానే, మనకి ఈ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకునేటప్పుడు మనకెక్కువ టైం పట్టిందనుకోండి అక్కడ, సో, అక్కడ మనకి బ్యాంక్ ఇష్యూ ఉన్నట్టనమాట, సర్వర్ ఇష్యూ ఉన్నట్టు. హ్మ్. సో, అది గనక తొందరగా అయిపోయిందనుకోండి, మనకు సర్వర్ ఇష్యూ లేనప్పుడు లేనట్టు. కొంచెం ఒక్కసారి అది చూసుకొని మనం పేమెంట్ చేస్తే చాలా బావుంటుందండి. ఎందుకంటే మనం ఎంత తొందరగా పేమెంట్ ఎళ్తుంది అనేది కూడా మనకొక క్లారిటీ వస్తూ ఉంటుంది. సో, అలా చేసుకుంటే మనం కొంచెం సేఫ్‌గా ఉండొచ్చు, మనకి ఎవరైతే డబ్బులు అడిగారో వాళ్ళకి మనం మంచిగా అదే అను అనుకున్న టైమ్‌కి ఇవ్వచ్చు కూడా.
నిజమండి. అవును. నిజమండి. నమ్మరు కూడా నమ్మరు. నిజంగా. అవునండి, అవును. ఆ! బ్యాంక్ ఇష్యూ, సర్వర్ ఇష్యూ ఉన్నట్టు నిజంగా. అవును. లేనట్టు. నిజంగాండి. బావుంటుంది. నిజమే. నిజంగా. సేఫ్‌గా ఉండొచ్చు. అవునండి. నిజంగా అండి. ఆన్‌లైన్ పేమెంట్స్ సేఫ్‌గా ఏ విధంగా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, పెద్దవాళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలని చాలా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదములండి.